ఈ ప్రపంచంలో, మన జీవితంలో, ప్రతి ఒక్కరు ఆహ్, ప్రతి మనిషి ఇంకొకరి మీద ఆధారపడకండా ఏ విషయం జరగదంటాను నేనైతే. అంటే ఆహ్, అది ఒక అనుబంధం అవ్వచ్చు. ఆహ్, స్నేహం అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. అలాగా హ్మ్, మీరు కూడా ఇంకెవరి మీదైనా ఆహ్, మీ ఎవరి సహాయమన్నా కోరడం వల్ల మీ జీవితం చాలా బాగా మారింది. అలా అనుకున్న రోజేదైనా జరిగిందా మీ జీవితంలో?
ఆ! ఆ! జరిగిందండి. నాకు ఇది నిజంగాను మరుపు రానటువంటి ఒక సంఘటనన్నమాట. అది నేను ఒకరి సహాయం తీసుకోవాల్సొచ్చింది. అది ముఖ్యంగా
ఆహా! అది ఏ పరిస్థితుల్లోనండి? ఎప్పుడయిందిది?
ఆ! ఇది ఆహ్, 1992 సంవత్సరంలో. నేను అప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నాను. అయితే ఆ ఇన్‌స్టిట్యూట్‌లోని నా రోల్ ఏంటంటే, ఫ్యాకల్టీ మెంబర్. మా డ్యూటీస్ ఎలా ఉంటాయంటే, ఆహ్, జనరల్‌గా ట్రైనింగ్ క్లాసెసు ఆల్ ఓవర్ ఇండియా అంటే బ్ దేశం మొత్తం మీద అక్కడనే అన్ని చోట్ల నుంచి ఆహ్, అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఆన్‌లో ఆన్
ఆహా! ఆహా! హ్మ్. అంటే ఆన్‌లైన్ క్లాసెస్‌లాగా, మీరు చెప్తూంటే ల్యాప్‌టాప్ దగ్గర అందరూ వినేలాగా.
ఆ! అంటే అది అవన్నీ ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగు, తర్వాత రీసెర్చ్ వింగు ఇవన్నీ ఉంటాయి. ఆ ట్రైనింగ్ వింగ్ ఏంటంటే, మ్ అది స్టోరేజ్, ఫుడ్ గ్రెన్ స్టోరేజ్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఎంప్లాయీస్ అందరూ, అన్ని డిపార్ట్‌మెంట్‌లు నుంచి ఒచ్చి మా దగ్గర ట్రైనింగ్ పొందేవాళ్ళు. అయితే ఆ టైంలో, ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటుందంటే, ఫ్యాకల్టీ మెంబర్స్‌ ఏమో, <sniffs> ఏవైనా క్లాసులు ఖాళీగా ఉంటే, మేం ఎంగేజ్ చేస్తుంటాం. <sniffs> ఆహ్, లేనప్పుడేమో ఆహ్
ఓహో! ఓహో! ఆ! అంటే అందరిని మీరు చూసుకుంటారు. అంటే అందరికంటే మీరు కొంచెం సీనియర్‌గా.
ఆ! అందరిని. ఆ! ఆ! సీనియర్‌గా. జనరల్‌గానేమో గెస్ట్ టాపిక్స్ అని ఉంటాయి. గెస్ట్ లెక్చరర్స్‌ని ఇన్‌వైట్ చేస్తుంటాం. అయితే ఆరోజు పర్టిక్యులర్ గాను అది డిసెంబరు ఆహ్, స్ ఆరో తారీఖు. అప్పుడేమో దేశమంతటా కర్ఫ్యూ ఏమో అమల్లో ఉంది ఎందుకంటే, ఒక సంఘటన జ ఆ! అది 1992 అనమాట బాబ్రీ మసీదు ఇన్సిడెంట్. దాంతో ఆ! ఆ! దాంతోటి మొత్తం అంతానేమో కర్ఫ్యూ ఉండడంతోటే, ఎవరు ఎక్కడికి మూవ్ అయ్యే పరిస్థితి లేదు. మా ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ కనుక వాళ్ళు అక్కడే హాస్టల్‌లో ఉంటారు. వాళ్లందులోనే <sniffs> ట్రైనింగ్ క్లాసులుకి అటెండ్ అవ్వడం, వాళ్ళక్కడే ఉండడం జరుగుతుంది కాబట్టి బయట ప్రపంచంతో ఎవరికి సంబంధం ఉండదు. అయితే, మా ట్రైనింగ్స్‌లో నేన్
హుహు. హుహు. ఎందువల్లండి గుర్తుందా మీకు? ఎందువల్లనో గుర్తుందా? ఆ! అవును కదా! ఆ! హ్మ్. అంటే బయటికెళ్ళాల్సిన పని లేదు అక్కడి నుంచే చెయ్యొచ్చంటారు.
పన్లే. ఆహ్, అక్కడి నుంచి ఇన్‌స్టిట్యూట్‌లోనే ఆ! హాస్టల్ ఉంటుంది. ట్రైనింగు అంతా మాకు కూడా క్వార్టర్స్ అక్కడే కనుక అక్కడే ఉండేవాళ్ళం. అయితే ఈ స ఆ!
అంటే ఇబ్బంది బడక్కర్లేదు కర్ఫ్యూ వల్ల. అది బయట నుంచి నుంచొచ్చే వాళ్ళకిబ్బంది కానీ, ఆ హాస్టల్స్‌లో క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళకి ఇబ్బంది లేదంటారయితే.
ఆహ్, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. అయితే, షడెన్‌గాను మార్నింగ్ ఏమో మొత్తం నేను క్లాస్ తీసుకున్న టైంలో అంతా ఫుల్‌గా ఉన్నారు. అందరూ అంటే ట్రైనీస్ అందరూను. <sniffs> మధ్యాహ్నం మళ్ళీ 2:00 ఏమో క్లాస్ అంటే లంచ్ అయిన తర్వాతన చూసాను ఒక క్యాండిడేట్ ఏమో అక్కడ ఖాళీగా ఉందనమాట. అతని సీటు. నేను ఆహ్
ఆహా! హుహు. అంటే పొద్దునంతా అటెండ్ చేసారయన. పొద్దునంతా విన్నారు క్లాస్ మధ్యాహ్నం నుంచి కనపడట్లేదంటారా?
ఆ! అటెండ్ చేశారు. మధ్య మధ్యాహ్నం కనపడలేదు కనపడలేదు. దాంతోటి
ఓహో! అంటే లంచ్ టైమ్ దాటాకనా?
ఆ! లంచ్ టైమ్ దాటాక. అంటే లంచ్‌కింటికెళ్ళాడు అతనె
అదంటే లంచ్ బ్రేక్ తీసుకుంటారు కదా!
ఆహ్, ఆ! లంచ్ తీసుకొని హాస్టల్లో తీసుకొని మళ్ళీ 2:00 అటెండవ్వాలి. కానీ ఆయన సీటేమో ఖాళీగా ఉంది. నేనప్పుడు తోటి వాళ్ళనేమో అడిగాను. <sniffs> ఏమైంది, ఫలానా ఈ కాండిడేటేమయ్యాడు రాలేదెందుకని అనేసి అంటే ఏమోనండి లంచ్ తర్వాత మేము చూడలేదతన్ని అనేసి అన్నారు. దెన్ అతను కాండిడేటు పేరు అది కనుక్కొని వెంటనేనేమో ఎంక్వైరీ చేస్తే, ఆహ్, అతను మిస్సింగన్నాడు. ఈ కర్ఫ్యూ టైమ్‌లో ఎటుపోయాడా అని చెప్పి నాకు అది ఒక ఆందోళన ఆ! కంగారుపడ్డాను. అంటే నేను హాస్టల్ వార్దెన్ని. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు మిస్సవ్వంగానే వెంటనే, మా హెడ్‌కి రిపోర్ట్ బా బాధ్యతుంటుంది. రెస్పాన్సిబిలిటీ కనుకన హెడ్‌కేమో ఇన్‌ఫార్మ్ జేశాను. ఇన్‌ఫార్మ్ జేసిన తర్వాతన వెంటనే మేము ఆ కర్ఫ్యూ టైమ్ బయటికి పోలేము. అప్పుడు ఆలోచించాం. బయటికు వెళ్లి అతన్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయాలంటే, మాకు బయటకేమో పర్మిషన్ లేదు. <sniffs> వెంటనేనేమో మాకు ఆఫీస్‌కెదుకుండా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్‌లో ఒక అడ్ అడిషనల్ ఎస్పీ అని ఉంటాడమాట ఆ సాయి అతను. ఆయనకేమో సిచ్యువేషనంతా ఎక్స్‌ప్లెయిన్ జేశాం. వాళ్ళకి మాకు కొంచెం
ఆహా! హ్మ్. అయ్యో! అంటే కంగారు పడ్డారా మీరు? అంటే హ్మ్. ఆ! ఓహో! అందరి బాధ్యత మీదే కదా! అప్పుడు. ఆ! ఆహా! అవును. కదా! హ్మ్. హ్మ్. ఓహ్! హుహు. మీకు మంచి ఆలోచనొచ్చింది. అలాంటి ఆపద సమయంలో, టెన్షన్‌గా ఉండే సమయంలో, ఏం చేయాలి అనే అనేకంటే ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన రావడం మొదటి గొప్ప విషయం. ఇంకో అతన్ని వెతకాలన్నది. ఇంకో విషయమేంటంటే, అప్పడికప్పుడు ఆలోచనొచ్చి పోలీసులని కలవాలి ఇలాంటి కర్ఫ్యూ టైమ్‌లో మీరు ఇబ్బంది పడకూడదు, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకూడదని పోలీసులని కలిసారు చూడండి చాలా మంచి ఆలోచన.
ఆ! ఆ! ఆ! తప్పకుండా. అవును. కాదు. ఇప్పుడు పోలీసు‌స్టేషన్ ఆ! పోలీస్‌ స్టేషన్ మాకెదురుగుండా ఆఫీస్‌కెదురుగండా ఉంది. మాకు వాళ్ళకిను ఆహ్, కొంచెం కార్డియల్ రిలేషన్సున్నాయి. కారణం ఏంటంటే, మా ఇన్సి‌టిట్యూట్‌లో హాస్టలుంది. వాళ్ళకేమో కావాల్సినప్పుడేమో భోజనం, టిఫిను ఇలాంటి వాటి కోసం హాస్టకొస్తుంటారు. ఆ విధంగా మాకు పరిచయాలున్నాయి కనుకన ఆహ్, ఆ! పరిచయాలున్నాయి గనుకనా అడిషనల్ ఎస్పీ బ సానుకూలంగా స్పందించి నాకు వెంటనేంటంటే ఒక పోలీస్ జీపిచ్చి, పోలీసు ఆహ్, ఆహ్, ఇద్దరు ముగ్గురు ఎస్కార్ట్‌లనిచ్చి సిటీలో వెతకడానికనీ పంపించాడు. మొత్తం సిటీ ఆవ్ పోలీసు వ్యాన్ కూడా ఇచ్చాడని. ఆ! అదంతా పెట్టుకుని, ఆ రోజంతా మొత్తం సిటీలో సెర్చ్ చేసాం. నాకు ఒకటే అనమాటుంది. అంటే పోలీసులేమో నాకు కొంచెం హెల్ప్ చేయడం అనేసి అంటే పోలీస్ వెయికల్ ఇవ్వడమే కాదు కొన్ని గైడ్లైన్స్‌లిచ్చారు. ఎంతైనా పోలీసులు కదా! <sniffs> వాళ్ళ తాలూకా ఆహ్, వాళ్ళతో హౌ హౌ టు ట్రేస్ ఎ పర్సన్ అన్నది అది వాళ్ళకి ఆహ్
తర్వాతేమైంది? హుహు. ఓహో! పరిచయాలున్నాయనమాట అయితే. మీకు పర్మిషనిచ్చారైతే చాలా గొప్ప విషయం కదా! కర్ఫ్యూ టైమ్‌లో. ఓహో! హ్మ్. అంతే కదా! అదే. వాళ్ళ వైపు నుంచి ఏం చేయొచ్చు అని వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది గదా! ఇలాంటివన్నీ వాళ్ళ పనే అది కాబట్టి, వాళ్ళకి మంచి మంచి ఆహ్, ఆలోచనలుంటాయి ఎలాగా కనిపెట్టొచ్చు అని. అది చెప్పారైతే ఏం చెప్పారు వాళ్ళు?
వాళ్లకెక్కువ తెలుస్తది. ఆ! అవును. తప్పకుండా. ఆహ్, వాళ్ళు వెంటనే జెప్పారు. మీరు ఇక్కడ రోడ్డు మీద ఎక్కడ సెర్చ్ చేయడం కాదు. అతను మిసయ్యాడు అనేసంటే, అతనెక్కడి నుంచి ఒచ్చాడు, ఏవిటి, అనెసంటే అతను నార్తిండియ అనమాట. ఆగ్రా దగ్గర గ్వాలియర్ నుంచి ఒచ్చాడు. ఆనేసి అని జెప్పి అంతవరకు దెలిసింది. అయితే ఓటి అతను ట్రైన్ పట్టుకుని ట్రైన్సైతే నడుస్తున్నాయి. <sniffs> సో, కాబట్టి ఆహ్, ఆహ్, ట్రైన్ రైల్వే స్టేషన్‌కెళ్లి అక్కడేమో ఎంక్వైరీ చేద్దాం అనేసన్నారు. ఆ! వాళ్ళ సలహా ప్రకారం ఆహ్, మేమంతానేమో అరే! పోలీస్ వ్యాన్‌లో బయలుదేరి రైల్వే స్టేషన్‌కెళ్లి నాంపల్లి స్టేషనులో అనౌన్స్‌మెంట్ అని ఇచ్చాం. రెస్పాన్స్ లేదు. ఆ!
ఆహా! హ్మ్. ఓహో! అనౌన్స్‌మెంట్ ఇప్పించారు మీరు. అంటే అలా వెతుకుతూ అది కూడా చాలా బాగా ఆలోచించారు మీరు. ఎందుకంటే, అలా వెతుకుతూంటే వెతకడమే అవుతుంది. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో. అదే అనౌన్స్‌మెంటిస్తే గనుక అందరి చెవిన పడుతుంది గదా!
ఆ! అది. అవునవును. తో అవునవును. ఆబ్ అనౌన్స్‌మెంట్ ఎక్కడైనా వింటే ద అతను వస్తాడనమాట ఆహ్, కొంచెం ఆ! యాక్షన్ తీసుకుంటాటే. అందు గురించి అయితే ఆ రోజేమో క్లిక్ అవ్వలేదు. మొత్తానికి మాకు దొరకలేదు అతను. అయితే మర్నాడు ఆ! మొరనాడెమో సరిగ్గాను, మళ్ళీ లంచ్ టైమ్ అయ్యేసరికల్లాను, ఒక ఫోను కాలొచ్చింది. అప్పట్లో సెల్ ఫోనులు ఏమి లేవు అని ల్యాండ్‌లైన్‌లే. మాకు హాస్టల్‌కేమో ఫోన్ కాలొచ్చింది. గబాల్న అటెండ్ అయ్యేసరికల్లా, నేను పలానా మాట్లాడుతున్నాను. <sniffs> ఆహ్, అనేసనీ చెప్పి ఫీబుల్‌గా ఉంది. అంటే ఏంటి, 24 అవ మిస్ అయిన 24 అవర్స్ తర్వాతనేమో అతని దగ్గర నుంచి రెస్పాన్సొచ్చింది చూడండి ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, అతను ఏం జేసాడు, ఒకా వెళ్ళిపోదాం ఊరు ఎళ్ళిపోదాం అని జెప్పి ట్రైన్ ఎక్కిపోయాడు. ఎక్కడికి టికెట్ తీసుకున్నాడు. ఆ! ఆ గ్వాలియర్‌కి టికెట్ తీసుకున్నాడు. తీసుకున్న వాడేమో ఒక రాంగ్ ట్రైన్ ఎక్కాడు. అంటే ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ కాకండా, ఒక ఏదో కర్ణాటక వైపు వెళ్ళే ట్రైన్‌లొనేమో ఎక్కిపోయాడు. ఎక్కిపోయి ఆ! రాయచూరు దాటిన తర్వాత ఏదో స్టేషన్‌లోనో ఎవరో చెప్తేనో ఇది రాంగ్ ట్రైన్ అనగానే అక్కడ దిగిపోయాడు. <sniffs> దిగిపోయి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కాల్సింది పోయి మళ్ళీ ఇంకో రాంగ్ ట్రైన్ బట్టుకున్నాడు. పట్టుకుని తిరిగి మళ్ళీ హైదరాబాద్ ఒచ్చేసాడు అది 2 ఆహ్
వస్తాడు గదా! అవును. దొరకలేదు అక్కడ రైల్వే స్టేషన్‌లో. హ్మ్. అది. ఎక్కేసాడు. ఆ! అయ్యో! ఎక్కేసాడన్నమాట. ఓహో! ఓహో! పోన్లే మొత్తానికి ఎక్కడి నుంచి బయలుదేరాడో అతను అక్కడికొచ్చేసాడు.
ఆ ఆ! దేశమంతా కర్ఫ్యూ ఉంది. ఎక్కడికి ఆహ్, వెళ్ళలేడు అతను బయటికి. అందు గురించి నాంపల్లి స్టేషన్, నాంపల్లి స్టేషన్‌లో దిగిపోయాడు దిగిపోయిన తర్వాతే ఇంకా అటు ఇటు అటు అటు తిరుగుతున్నాడు. ఏది, ఫుడ్డు, గిడ్డు ఏమి దొరకదు గదా! ఎక్కడో బ్రెడ్డు చాయ్ ఏవో ఇలాంటివి దొరుకుతాయి. దాంతోటేమో ఇంకా ఆహ్, దిగి మాకు హాస్టల్‌కేమో ఫోను చేశాడు. అది లక్కీగా నేనే అహా! పబ్లిక్ ఫోన్ ఉంటుంది గదా! ఆ ఇప్ ఆ రోజు ఆ ఆ రోజుల్లో మొబైల్ ఫోనులు లేవు. <sniffs> అన్ని ఓన్లీ ల్యా ఆ! అప్పుడు ఎస్టీడీ బూతులు ఇవి ఉంటాయి. ఏదో బూత్ నుంచి జేశాడన్నమాట. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి, ఆ! వెంటనే గబాల్న మళ్ళీ పట్టుకుని, ఆ పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళ తాలూకా జీప్ తీసుకొని <sniffs> ఓ ఇద్దరు పోలీసుల్‌ని, ఓ ఇద్దరు ట్రైనీస్‌ని కూడా అతన్ని ఐడెంటిఫై చేయడానికి ఎందుకంటే, ట్రైనీస్ క్లోజ్‌గా ఉంటారు అతను రోజు టచ్‌లో ఉంటారు గదా! అందు గురించి గబా
ఆ! అంతే కదా! అవును. ఓహో! అతని దగ్గర ఫోను ఉంది ఫోనులో నుంచి చేసాడయితే. అక్కడి నుంచేశాడా? ఓహ్! అవును కదా! హ్మ్. మీకు చేసాడు. అది. అలాంటి వాళ్ళని తీసుకెళ్తే అతను మొహమాటం లేకుండా వస్తాడు. పోలీసులు కూడా అనుమానించరు.
ఆ! ఒస్తాడు. అనుమానించిన పోలీసులు‌ను చూసి భయపడ్డనమాట అది. అందుగురించి ఆహ్, తీసుకొని వెళ్ళగా నాంపల్లి స్టేషన్‌లో మళ్ళీ అనౌన్స్‌మెంట్ ఇస్తే స్టేషన్‌లో ఉండకుండానేమో బయట ఎక్కడో తిరుగుతున్నాడన్నమాట. ఆ స్టేషన్ బయట రోడ్డు మీద. ఆ! అంటే అప్పుడు స్టేషన్ ముందేమో అంత కర్ఫ్యూ అది ఉండదది స్టేషన్ పరిసరాలులో‌న్ని. సో, గా మేము వెళ్ళంగానే మా ట్రైనీసేమో గబాలను గుర్తుపట్టారు. ఆహ్, అదిగో పలానా మా మన ట్రైనీ అక్కడున్నాడనిసన్ని. అంటే ఇద్దరిని పంపించి జీప్‌లో ఎక్కించి తీసుని ఒచ్చాము. తీసుకొనోచ్చి, హాస్టల్‌కి తీసుకొచ్చిన తర్వాత చాలా షేక్ అయిపోయాడనమాట డిస్టబ్డ్‌కి. పోలీసులు నిజంగా ఈ విషయంలో బోలుడు సాయం చేయడం మంచిదైంది. అతన్నేమో ఇప్పుడు అక్కడ మాకు హాస్టలులో పెట్టి ఒక మనిషినేమో అతనికి సాయం బెట్టి
అది. అది. అయ్యో! ఇలాంటి పరిస్థితుల్లో గూడా హ్మ్. హ్మ్. ఆ! అంటే పోలీసులు కూడా వాళ్ళు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయారా ఏమన్నా మళ్ళి ప్రశ్నలు అడగడం, కేస్ ఫైల్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా?
వాళ్ళు వాళ్ళు వాళ్ళు కేస్ కాదు. ఇది మా రిక్వెస్ట్ మీద నాకు సహాయం చేయడం. ఆ! ఇది ఆ! ఫార్మాలిటీస్ అంటే, మేం మిసింగ్ కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ చేతుల్లోకెలిపోతుంది. అలా కాకుండా బాధ్యత ఏంటంటే, నాకు సహాయం చేయమని చెప్పి అడిగానన్నమాట.
వచ్చారు గాబట్టి ఇంక అలాంటివేం లేవు. ఫార్మాలిటీస్ లేవన్నమాట. అవును. బాధ్యత మీరు తీసుకున్నారు గాబట్టి, అలాంటి కేసులు ఆహ్, కే ఫైల్ చేయడాలు అలాంటివి జరగకండా ఆహ్, కొంచెం సులువుగా అయిపోయింది పని. అది కూడా వాళ్ళు కూడా కూడా రావడంతో.
ఆ! అలా అలాంటివి ఏమి లేవు. అంటే మేము ప ఆఫీషియల్‌గా కంప్లెయింట్ ఇవ్వలేదు. ఇదేదో పర్సనల్ లెవెల్‌లోనే రిక్వెస్ట్ చేశామనమాట. అది. సో, దాంతోటి ఆ రోజు అతన్నేమో రాత్రి బెట్టుకుని అప్పట్లో కర్ఫ్యూ గనక దేశమంతాను రైల్వే రైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రిజర్వేషనులు ఈజీగా దొరికాయి. ఇంక మర్నాడేంటంటే ఇమ్మీడియేట్‌గా టికెట్ కొనుక్కొని గ్వాలియరేమో అతన్ని తీసుకొని వెళ్ళి, మేము ఎందుకైనా మంచిదని కర్ఫ్యూ టైం గదా! మళ్ళీ రిటర్న్ నేను రావాలి అనెసంటే నాకో లెటరుండాలి. అప్పుడు పోలీసులేమో ఒక లెటర్ నాకి‌చ్చారు. ఇతని గ్వాలియర్ తీసుకుని వెళితే మళ్ళీ తిరిగి రాడానికి దానికిను. పోలీసు సర్ ఇట్ మే‌బి వెన్ కాంటాక్టెడ్ మే రెండర్ నెసెస్సరీ హెల్ప్ టు థిస్ పర్సన్ సో, అండ్ సో ఇస్ ఆఫీషియల్లి ట్రావెలింగ్ అని చెప్పి ఏదో ఒక లెటరనమాట ఇంగ్లీష్‌లో టైప్ చేయించుకొని. ఆ! నేను తీసుకున్నాను. అంటే ఒక పోలీసాఫీసరేమో ఒచ్చి నాకో లెటర్ ఇస్తే అది నాకు దేశంలో ఎక్కడికెళ్ళినా ఉపయోగపడుతుంది. కర్‌ఫ్యూ టైంలో. అది. ఇవి తీసుకొని ఆ విధంగాను కూడా
అది. హ్మ్. ఓహో! అవును. ఓహో! మీకిచ్చారు. హ్మ్. అవునవును. అంటే మరి అతనొక్కలినే పంపించాలనుకోలేదా టికెట్ తీసి మీరు కూడా వెళ్ళాలనుకున్నారా? ఎందువల్ల?
ఆ! అతను ఆల్రెడీ మె ఆహ్, మెంటల్లి డిస్టర్బ్‌డ్ అతను. అతనేంటంటే, హి వజ్ అండర్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ అతను ఎవరిదో ఇన్‌ఫ్లు‌యెన్స్‌లో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది చూడండి ఆహ్, ఆహ్, మైండ్‌నేమో ఇది చేసేస్తారు. డిస్టర్బ్ జేసి, ఇప్పుడు బాబాలని మరొకళ్ళు ఆ! మె మెంటల్‌గా పూర్తిగాను డిస్టర్బ్‌డ్ అనమాట అతను. అంటే ఒక విధంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. అందుగురించి ఆహ్, ఇ చూసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే ప్రమాదం ఉంది. అందుగురించి అతని సేఫ్‌గా అనమాట. అతని దగ్గర రూ. 10000 క్యాష్ ట్రైనింగ్ కోసం అని పట్టుకొచ్చినవి సామానులు అన్ని, తీసుకొని వెళ్లి, నేనేమో గ్వాలియరేమో అతన్ని తీసుకుని వెళ్లి నేను ఇంకో ఎస్కార్ట్ నాకు హెల్పర్‌ని ఒక అతన్ని తీసుకొని వెళ్లి, అతనేమో అర్ధరాత్రి ఏమో వాళ్ళ ఇంట్లో అప్పజెప్పాం. అప్పుడు నాకు తెలిసింది. అతను ఎవరో ఆషామాషీ వ్యక్తి గాదు. ఆ రోజుల్లో ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడన్నమాట గ్వాలియర్ నుంచె, కాంగ్రెస్ గవర్నమెంట్‌లో. వాళ్ళ తాలూకా రైట్‌హ్యాండ్ అయినటువంటి ఒక ఎంపీ‌కి స్వయానా బావగారు ఈయన. ఆ! ఆహ్, ఎంపీ‌కి చెల్లెలు భర్తన్నమాట. నేను ఆ చిన్న వైఫ్ యంగ్ వైఫ్ యంగ్ పర్సను <sniffs> ఆహ్, ఆ ఒక చంటి పిల్ల కూడా ఉందన్నమాట వాళ్ళకి. ఆ! ఆ! సో, ఆ అమ్మాయి వాళ్ళు నాకు నిజంగానేంటంటే ఎంతగానో వాళ్ళు మీకు రుణపడి ఉన్నామని జెప్పి, ఆ ఎంపీ స్వయానా నా చేతులు పట్టుకొని అన్ని చేసుకొని ఎంతో ప్రైజ్ చేసాడు. ఆ తర్వాత
అది. అవునవును. కొంచెం డౌన్‌గా ఉన్నాడన్నమాట అతను. హుహు. నా అయ్యో! అందువల్ల మీరు కూడా వెళ్ళాలి అనుకున్నారు. అవును. హ్మ్. హ్మ్. ఓహో! ఆహా! అయ్యో! అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా పాపం అలా ఆ! అంతే కదా! అసలు మనిషి అనేది దొరకడు అన్న మనిషిని మీరు తీసుకెళ్ళి వాళ్ళకప్పగ అది కూడా క్షేమంగా అప్పగించేసరికి ఇంక వాళ్ళ ఆనందం ఇంక వర్ణించలేమింకా. అంతలా సంతోషపడుంటారు.
ఆ! అది. ఇ ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటిది. పోలీసులు సాయం ఇదనమాట. అయితే దీని వలన ఏంటంటే, బాగా నేర్చుకున్నదేంటే, నేను మనం ఒకళ్ళకి సాయం జేసే ఇప్పటికి అతనేమో ఒచ్చి నాకు ప్రతి న్యూ ఇయర్స్ డే‌కి గ్రీటింగ్స్ పంపిస్తూంటాడు. ఆ తర్వాత రికవర్ అయ్యాడతను. వాళ్ళు వాళ్ళు ట్రీట్‌మెంట్ ఇప్పించారు. ఆ! సంతోషంగా ఉండి ప్రతి సంవత్సరం గ్రీటింగ్ పంపిస్తాడన్నమాట. సో, అది మనం ఒకళ్ళకి సాయం చేయడం, ఒకళ్ళ సాయం మనం తీసుకోవడం.
బావుందండి. ఓహో! రికవరయి తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. బావుందండి. దాని వల్ల ఎంత ఆత్మ తృప్తి అనేది ఒస్తుంది అనేది మీ మాటల్లో, ఆ సంతోషంలో కన్ ఆ వినిపిస్తొంది నాకు. అది చాలా సంతోషం. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం. ఆహ్, మళ్ళీ కలుసుకుందాం అండి. మళ్ళీ మాట్లాడదాం. ఆహ్, ధన్యవాదాలండి.
హ్మ్. తప్పకుండానండి. ధన్యవాదం.